మరి తినేవాడా మీ కొడుకు? <chuckles>
తినేవాడు. వాడు వాడికట్లా అలవాటైపోయింది. ఫస్ట్ నీళ్ళు పోసి మిక్సీ చేసి ఆహ్, మిక్సీలో రైస్ కర్రీ అదేసి కొంచెం బాయిల్డ్ ఎగ్ ఏసి అట్లా మిక్సీ చేసేదాన్ని. కొంచెం బాదం పప్పులు, జీడిపప్పులు అవన్నీ ఏసి వ వాడికి తెలీకుండా నోటికి ఏది పంటి కిందకేదొచ్చినా వాడు ఊసేవాడు. అందుకని అన్నీ మిక్సీ చేసేసి ఏంటంటే అట్లా అట్లా మింగేసేవాడు. అట్లా అలవాటైపోయింది వాడికి.
అవునవునులేండి. ఆహా! అవునవును. ఆహా! ఓకే. ఇప్పుడు బాగానే తింటున్నాడా అన్ని? ఇప్పుడు బా తింటాడా అండి అన్ని?
ఆ! ఇప్పుడు అన్నీ మంచిగా తింటుండు. నములుతున్నాడు. మంచిగా నమిలి తింటుండు కాబట్టి అన్నీ పెడుతున్నాం. కాకపోతే ఆ లూజ్ టెక్స్చర్ అనేది మర్చిపోలేదు వాడు. అట్లే లూజ్‌ గానే తింటుండు.
హుహు. స ఇప్పుడు ప్రతిరోజు ఇలా ఆహా! అట్లా ఓకే. అంటే ఇప్పుడు ప్రతిరోజు ఇలా చేస్తరన్నారు గదా! ఇప్పుడేదైనా ఫర్ సపోజ్ ఏదైనా పండగే వచ్చింది. సో పండక్కేలా చేస్తారు మీరు? ఆహ్, ఒక్కోరికి ఒక్కోరు ఐటెమ్ ఒక్కరికి ఒక్కో ఐ ఐటెమ్ ఏదో ఒకటిష్టం అయ్యేదుంటది గదా! సో అందరి ఇష్టాలువి చేస్తారా? లేకపోతే అందరికి కలిపి ఒకటే చేస్తారా?
ఆహ్, పండక్కి ఒక్కొ అవును. తప్పకుండా. ఆ! పండగ రోజూ ఒకటి స్వీట్ ఉంటది. ఒకటి కారంగా ఏదన్నా ఒకటుంటది. స్వీట్ అంటే ఏదో పులగమో, పాశమో పాలు బోసి, బెల్లమేసి అట్లా చేస్తా. ఇంకొకటేంటంటే పులిహోర లెక్క చేస్తా. పులిహోర నాకంత బాగా ప్రతిసారి ఏం కుదరదు. మా అత్తయ్యన్నా, అమ్మన్నా ఉన్నప్పుడు వాళ్ళు కలుపుతారు పులిహోర పులుసు. వాళ్ళెలా కలుపుతారంటే ఒకసారి పులిహోర పులుసు కలిపి
అంటే ఎలా చేస్తారు? హుహు. ఓకే. ఆహా! హ్మ్. డిఫరెంటు స్వీట్స్ లాంటివేం చెయ్యరా మీరు?